ఓకె. ఔట్‌సోర్స్ లాగా అంటారా?
ఆ! అట్లాగ. బయటికెళ్ళి ఏదైనా ఇండస్ట్రీకెళ్లి, ఇండస్ట్రీలో మనం చేసి రావాలి. ఇంటర్న్‌షిప్ టైప్‌లో ఒక 6 మంత్స్ అట్లాగ.
ఓహ్! అంటే ఎన్ని నెలలు. ఆ! ఓకె 6 నెలలు. ఓహ్! ఓకె. హ్మ్.
6 నెలలు, అవును. అయితే నాకేమో బయటికెళ్ళి చేయాలని, బయటికెళ్తేనే ఇండస్ట్రీ తెలుస్తుంది. పై బయటెట్లా ఉందో తెల్
అదేలే అంటే మీరు ఫస్ట్ నుంచి ఆ చుట్టుపక్కలే ఉన్నారు గదా! అందువల్ల ఏవన్నా అనిపిచ్చిందా?
ఆ! అందుకని, అవును అవును. అందుకని బయటికెళ్తే ఏంటంటే ప్రపంచం తెలుస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అనేది తెలుస్తుందని నా ఆలోచన.
హ్మ్. అదేలే. ఆ! అంటే మీకు ఫస్ట్ నుంచి కొంచెం ఆ భావాలు ఉన్నాయన్నారు గదా!
ఆహ్, కానీ అవును. అవును. ఏదైనా మనకి బ్రేక్ జేసేదెగ. <laughs> అందుకని, అంతే రిస్ట్రిక్ట్ చేస్తే ఖచ్చితంగా అది దాటాలి, అది ఎందుకని ప్రశ్నించే ఉదృతనమాట నాకెప్పుడైనా.
<laughs> రూల్ బ్రేక్ <giggles> ఆ! ఒహ్ అదే, అంటే ఇంకా అనుకుంటే నేను చేసేయాలి అనే తత్వం అంటారు. ఓహ్! ఆద్
అంతే, అట్లా ఉండేది. అయితే మా ప్రొఫెసర్ ఉన్నారు. ఆహ్, హెడ్ హాఫ్ ద డిపార్ట్‌మెంట్ ఆవిడ చాలా మంచి ఆవిడ కాకపోతే స్ట్రిక్ట్. ఆవిడ, ఆవిడ ఏం చెప్పారు, "ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మాత్రం నా అండర్‌ కిందే చేయిస్తా," నా ప్రాజెక్ట్ గైడ్ కూడా ఆవే పడ్డారనమాట.
హ్మ్. ఓహ్! హ్మ్. ఓకె. హ్మ్. ఓహ్! <chuckles> అంటే గైడ్ అంటే, ఇప్పుడు ఇద్దరు, ముగ్గురికే కదా! ఒక గైడ్ అట్లా ఉండేది. ఓహ్! మిమ్మల్ని ఆ మేడమే సెలెక్ట్ చేసుకున్నారు అయితే.
ఇంగ <giggles> ఆ! అంతే, అంతే ఉంటారు. బాచ్‌ని బట్టి. ఆ! అది ఒక ప్రాసెస్ చిట్ చిట్స్ ఏస్తారనమాట చిట్స్ యేసి
హ్మ్. ఓకె. మాములుగా సెలెక్ట్ చేసుకోవడం ఉండదు.
ఆహా! అలా ఉండదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేరు. మనము సెలెక్ట్ చేసుకోలేము, చిట్స్ యేస్తారు అందరూ కలిసి డిపార్ట్‌మెంట్‌లో. అయితే మనం ఏ చిట్ అయితే తీసుకుంటామో అందులో నంబర్సుంటాయి.
హ్మ్. ఓకె. ఆ! ఆ! ఉంటాయి. ఓకె, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నంబర్ కింద పేరు గూడా మ రాయరు.
ఆ! నంబరు ఆ!

అహా! రాయరు. నెంబర్ ఒస్తుంది. ఆ నెంబరు మళ్ళీ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి.
ఓకే. ఆ! అదెవరిదా అని? అంటే, ఇప్పుడెట్లా హాల్ టికెట్ నంబర్ అట్లా ఉంటది అట్లంటారా?
అదెవరిది? ఈ నంబరోరిది అహా! అట్లా గాదు. మాకెట్లా ఉండేదంటే, ఒక చిన్న డొమైన్ లాగా ఉండేదనమాట మా డిపార్ట్‌మెంట్‌కి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది. మనకు ఒచ్చిన నెంబర్ ఎంటర్ జేస్తే, మనకే గైడ్? ఎవరు గైడ్? అనేది తెలుస్తుందని.
ఓహ్! ఓహ్! హ్మ్. ఎవరు ఎంచుకున్నారో తెలుసు. ఓకే వచ్చారో తెలుస్తది. హ్మ్.
ఆ! అట్ హ్మ్. ఎవరు అలాటయ్యారు అనేది. అయితే, అలా అలాట్ జేసుకుంటే నాకు మా హెచ్ ఆ! హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంటే ఒచ్చారు. ఆవిడ చాలా స్ట్రిక్ట్. అస్సలు మొహం మీద చెప్పేశారు నువ్వేడ్చినా, ఘీ పెట్టినా నిన్ను బయటికి పంపేదే లేదు. నువ్వు నా అండర్ కిందే జేయిలి.
హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. అంటే బయటికెళ్ళే ఓహ్! అంటే బయటికెళ్ళేది లేదు. ఆ 6 నెలలు ఇక్కడే.
హ్మ్. 6 నె ఇక్కడే చేయాలి. కాలేజిలోనే చేయాలనమాట.
ఓహ్! నీకేమో బయటికెళ్ళాలని గదా! ఆ!
ఎళ్ళంగనే నేనెన్ని విశ్వ ప్రయత్నాలు జేసా. మా నాన్నని దీసుకెళ్ళి మాట్లాడించాను. <chuckles>
<giggles> ఆ!
అయితే, ఆవిడ ఒక్కటే చెప్పారు. బయటికెళ్తే అసలు అనుభవం రాదు. ఏం నేర్చుకున్నావో అది నువ్వు అప్లై చేసే అవకాశము రాదు. నువ్వు చేయలే చెయ్యాలేనివ్వరు గూడా అలాగా. కాబట్టి, అక్కడే ఉండు. నీ చె నీ ఇష్టమైన ప్రాజెక్టే చెయి. నేను ఒద్దన్ను. మొత్తం క్లియర్
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కానీ ఇగ ఇక్కడే ఆ! ఇక్కడే చూసి నేర్చుకో, తెలుసుకో అని అన్నారు.
ఆ! అది. కాలేజిలోనే చెయ్యి. నీకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇంత కష్టపడి చదువుకుంటున్నావు గాబట్టి, నీకు తెలియాలి కదా! అని జెప్పి, ఇంకా ఆవిడ అలా చెప్పారు. సరే ఎలాగో కష్టంగా
హ్మ్. హ్మ్. ఒప్పుకున్నారా? అంటే, <smacks lips> మీకు ఎలా అయినా అల్ అది ఉంది గదా! మరి కన్విన్స్ అయ్యారా?
అంతే. హ్మ్, నేను కన్విన్స్ అయ్యా. ఇంక తప్పదు కదా! ఆవిడ గుప్పెట్లో ఉంది నా పీక. <giggles> అవును. తప్పదు ఇంకా.
హెచ్ఓడీ తప్పదు. మన ఇంటర్నల్స్.
ఇంటర్నల్స్ ఉంటాయి. అప్పట్లో రకరకాలుండేవి. అంటే నేను అక్కడ ఎట్లా ఉండేదంటే, సేమ్ కాలేజిలోనే ఆహ్, బ్యాచిలర్స్, మాస్టర్స్ 2 ఉన్నయి.
హ్మ్. అదేలే. హ్మ్. ఓహ్! ఆ!
అయితే, ఆహ్, బ్యాచిలర్స్ చదివిన వాళ్ళే అక్కడే ప్రమోటయి మాస్టర్స్‌కెళ్ళేవాళ్ళు అలా కూడా ఉంది. అప్పుడు వాళ్ళకి నేనిక ఔటరనమాట. హ్మ్. అవును. న్ నేను ఔటర్ కాలేజి నుంచి ఒచ్చాను.
ఓకే. ఇష్టం. ఆ! మనిష్టం అంతేనా? ఆహా! ఓకే. ఓహ్! మ అంటే మీరు బ్యాచలర్స్ వేరేయే మాస్టర్స్ వేరేయి. ఓహ్! హ్మ్.
అది కూడా 1 మాస్టర్స్ వేరే. ఆ! సో, అక్కడ అక్కడే చదివి ఆ కాలేజిలోనే బ్యాచిలర్స్ చేసిన వాళ్ళకి, కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది.
ఓకే. ఓకే. అదేలే ఫస్ట్ నుంచి ఉన్నా. ఆ ఇది వేరంటారు. హ్మ్.
ఆధికం ఉండేది. హ్మ్. అవును. ఫస్ట్ నుంచి వాళ్ళకెక్కువ ప్రిఫరెన్స్ ఉండేది. వాళ్ళు అలవాటుగా ఉండేవాళ్ళు. బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. ఆహ్, స్టాఫ్ అంతా.
<chuckles> ఆ ర్యాపో అనేది ఫస్ట్ నుంచి ఉంటదంట. ఓహ్! హ్మ్.
ఆ! ఉండేది. నాకేమో అది ఉండేది కాదు. నా వైరుకు నేను ఉండేదాన్ని. అంటే, చెప్పారా? చేసామా? ల్యాబ్ రిజల్ట్ ఒచ్చిందా? రాలేదా? చెప్పాం. ఇట్లనే ఉండేది చాలా వరకు.
<chuckles> అంటే, అదే మన పని మనది. అంతేనా?
అంతే అంతవరకే ఉండేది. అవును. ఇంకా తర్వాత ఆవిడ కింద చేసాను. కష్టపడి బాగా చేయించారు అయితే. చేయించాక ఆ! 6 నెలలేంటి? 8 నెలలు బట్టింది మొత్తం.
హుహు. హ్మ్. 6 నెలలు.